ఆ ఏడుగురిని పిలిపించండయ్యా! అంటే గనక మీరందరూ వచ్చేవాళ్ళ?
అందుకే కానీ, కానీ ఏంటంటే ఓకే. పిలిపిస్తే పిలిపించారు. బట్ ఏంటంటే, ఆ కాలేజి డేస్ అనేవి మళ్ళీ రావు. ఆ టైమ్‌లో కొంచెం ఆహ్, అంటే కొంచెం నర్వస్‌గా ఫీల్ అయినా లేదా అంటే కొంచెం బాధపడ్డాం లేండి తిట్టినా గాని. అదేమి కాకుండా గూడా
ఓకే. హ్మ్. నిజంగానే. అవును. హ్మ్. ఓకే. తిడితే బాధపడతారు కదా! కామన్‌గా. హ్మ్.
హ్మ్. కాకపోతే అవన్నీ ఆహ్, ముందుకు నెట్టేసుకొని, ముందుకైతే వచ్చేశాము. అందరం మంచిగా పాసయిపోయాము. ఆహ్, మ సా మే మేము ఏడుగురుమయితే.
హ్మ్. ఓకే. అంటే ఒకటి మెమరబుల్ మూవ్‌మెంట్ ఉంటదని మీ కాలేజీ‌లో, మెమర్ మెమరబుల్ మూవ్‌మెంట్ ఉంటది గదా! సో, ఆ మెమరబుల్ మూవ్‌మెంట్‌ని మీరు ఎప్పుడూ గుర్తు చేసుకొని నవ్వుకోవడం. లేకపోతే ఆ! ఆహ్, ఆ సీన్ ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడం జరుగుతుంది గదా! అదేంటి?
ఆ! ఉంది. ఉంది. అంటే మాకు ఫెస్ట్ అని చెప్పి ఒకటి జరిగిద్ది.
ఆ! ఫెస్ట్ జరుగుతా ఉంటాయి కాలేజీ‌లో. హ్మ్.
సో ఫెస్ట్ అవును. అవును. తెలుసు గదా మీకు? సో ఆ ఫెస్ట్ కోసం అని చెప్పి, మనీ కోసం అని చెప్పి, యాడ్స్ ఉంటాయి గదా! సో యాడ్స్ కోసమని చెప్పి మమ్మల్ని పంపించేవాళ్ళు అన్నమాట బయటికి. మేమేంటి బయటకేళ్ళేవాళ్ళం. డుమ్మా కొట్టడానికి అని చెప్పి బయటికేళ్ళేవాళ్ళం. కానీ మేము మూవీస్‌కేళ్ళిపోయేవాళ్ళం. లేదంటే, ఏదన్నా రెస్టారెంట్‌కేళ్ళి ఫుడ్ దినేవాళ్ళం. లేదా, అది లేదు అంటే గనక అక్కడ వెంచర్ ఉండేదండి, బాగుండిద్ది. ఇంకా వెంచర్‌లో కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం మేమంతా. అంటే మేము ఏడుగురుం ఎటు వెళ్ళినా ఒకే చోటకేళ్ళేవాళ్ళం.
ఓకే. హుహు. ఓకే. హ్మ్. ఆ! ఓకే. అయ్యో! హ్మ్. అంతే. హ్మ్. హ్మ్. ఓకే. <laughs> అంత్ అంతా కలిసి సమూహంగాళ్లడం. అక్కడ ఎంజాయ్ చేయడం. మళ్ళి ఇంకేం తెలియనట్టు మళ్ళి కాలేజీకి రావడం. హ్మ్.
కానీ మా హెచ్‌ఓ‌డి వచ్చి ఇట్లా ఎవరైనా మనీ తీసుకొచ్చారా అని అడిగితే? సారు ఒక్కళ్ళు కూడా ఇవ్వనన్నారు సారు. ఆ! వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంట. ఆ! ఇంత మనీ అయితే అసలు ఇవ్వననంటున్నారు. వాళ్ళు ఫస్ట్ ఫేజ్‌లో వెయ్యనంటున్నారు. ఆ!
ఆ! అబ్బా! ఆ! ఇ ఇగ మీ యాక్టింగ్ స్కిల్ అంతా చూపించేవాళ్ళు అన్నమాట.
అట్లా మామూలుగా యాక్టింగ్ కాదసలా. అంటే సారు గూడా నమ్మేసేవాళ్ళు. అంత యాక్టింగ్ జేసేవాళ్ళం.
<laughs> మళ్ళి ఒక్కళ్ళ, ఇద్దరు గాదా చెప్పేది ఏడుగురు ఒకటే మాట చెప్పేవరకి అతను నమ్మేవాడేమో.
ఆ! అవును. ఏడుగురు ఒకటే మాట జేప్పేవాళ్ళము. మళ్ళీ అంటే ఆహ్, క సమ్ కొంచెం బ్యాడ్ ఉంది. అంటే, వాళ్ళు మాట వినరు అన్న బ్యాడ్ ఉంది గాని టాక్. కాపోతే ఏంటంటే అందరూ గూడా ఒక సింగిల్ సబ్జెక్ట్ కూడా వదలకుండా పైకి లాక్కొస్తారు. అదొకటి ఉంది మా గ్రూప్‌లో మళ్ళీ.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అహహా! ఓకే. అందరు గూడా చదవరులే!